ఆహ్, ఆహ్, అంటే నార్మల్‌గా ఇట్లా స్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళానండి. ఖోఖో ఆడతానండి నేను ఆ! డిస్ట్రిక్ట్ వరకు
డిస్ట్రిక్ట్ వరకెళ్లారా? ఓకే. అయితే మీకు ఫిట్‌నెస్‌లో, ఈ ఫిజికల్‌గా కొంచెం అయితే ఆహ్, ఉందనమాట ముందే.
ఆ! అది అది ఆ! అది హెల్ప్ అయింది అండి. అది చాలా హెల్ప్ అయింది నాకు అది.
ఓకే. అదే అడగబోతున్నా. అంటే అన్ ఆహ్, గేమ్‌కెళ్ళే ముందు ముందయితే మనకి వార్మ్అప్ చేయటం ఇవన్నీ కొంచెం ఆహ్, చేస్తూ ఉండాలి గదా! కొంతమందికేంటంటే అవి అలవాటు పడటానికే కొంతమంది ఇబ్బంది పడతారు. కాళ్ళు నొప్పులని, చేతులు నొప్పులని లేపోతే ఈజీగా టోర త్వరగా టైర్డ్ అయిపోవటమని ఇట్లాంటి ఇబ్బందులు గూడా వస్తా ఉంటాయి. దా అది గూడా మీకు ఈ వాలీబాల్ ఆడే టైమ్‌లో ఏవన్నా అట్ల ఏవన్నా ఎదుర్కొన్నారా ఇట్లాగ ఫిజికల్‌గా మీరు ఏవన్నా ఎదుర్కొన్నారా? బా
అవునండి. అవునండి. అవునవునండి. అంటే ఆ! ఫిజికల్‌గా బాడీ పెయిన్స్ అవి అంటే కొంచెం అలవాటు గాని అంటే హాండ్ వాలీబాల్ అనేది హ్యాండ్‌కి సంబంధించింది గదండి! హ్యాండ్స్‌కి చిన్న దెబ్బ తాకిన ఇట్లా ఫింగర్స్ అయితే ఫింగర్స్ నెక్స్ట్ డే ఇలా కదిలియక పోయేటోళ్ళం అండి. చాలా పెయినొస్తుంది. ఆ!
అవును. అవును. అవును. ఆ బాల్ గూడా కొన్ని దాంట్లో బాల్స్ గ్ ఆ! ఆ! అవును. అది ఫింగర్స్‌కి తగిలి లిఫ్ట్ చేసేటప్పుడు తగిలితే అది వె ఇంక బాగా పెయిన్ వచ్చేసిద్ది గదా! అది?
అవునండి. ఆ! అవునండి. అవునండి. ఇలా ఇంక నెయిల్స్‌ గాన ఉండి నెయిల్స్ ఉండి బాల్ తాకుతే అండి నెయిల్ లాస్ట్ వరకు ఊసిపోతదండి. అది నరకం ఉంటుందండి. అది అది అది గూడా ఫేస్ జేశానండి నేను.
అవును. అయితే అబ్బా! అవును. నేను ఈ మద్ నేనీ మధ్య కాలంలో మళ్ళీ ఆడటం మొదలుపెట్టాను ఆ స్కూల్ తర్వాత. మొన్నే నా ఏలుకి <giggles> తగిలింగాల్నే అసలెంత నొప్పి వచ్చిందంటే మళ్ళీ నరకం కనిపిచ్చేసింది. అయితే ఆహ్, మీకు ఫ్యామిలీలో గూడా సపోర్ట్ దొరికిందా మరి ఈస్ వాలీబాల్ విషయంలో? మీరు ఆహ్, నేషనల్స్ వరకు ఆడారన్నారు కదా! కొన్ని కొన్ని సార్లు మనకి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం అనేది కావాలి గదా! ఖచ్చితంగా. అయితే మీరు ని అమ్ వాళ్ళు ఎలా సపోర్ట్ జేశారు మీకు మరి ఈ విషయంలో?
ఓకే అండి. ఆ! నెయిల్స్ నెయిల్స్ రిమూవ్ చేసుకోవాలండి. అవునా? ఓహ్, తప్పకుండానండి.